ఆహా! ఆహా! ఆ! హ్మ్. ఆహ్, ఇప్పుడూ ఈ వస్తువులను కాబట్టి అలా అమ్మేసారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులుంటాయి, ఆహ్, చాలా వేస్టేజవుతుంటాయి ఈ వైర్సని, చార్జింగ్సని, చార్జర్సని, ఇలాంటివి కూడా చాలా ఉంటుంటాయి. ఇలాంటి వాటికి సంబంధించి ఈ-వేస్ట్ సెంటర్లని ఇప్పుడు ఒస్తున్నాయి. అలాంటివేమైనా సంప్రదింపులు జరిపారా మీరు? అంటే, అలాంటి వాటికేమైనా ఇవ్వడము, అమ్మడము అలాంటిదేమైనా చేశారా?
అలా జరిగింది. నమ్మేశాం. ఆ! ఆ! అవ్వి. హ్మ్. ఓకే. హ్మ్. నో, నో, నో. అస్సలు చెయ్యలేదు. అలాంటివేమి చెయలేదు ఇప్పటివరకు. హ్మ్. అ అహ! నీ చార్జర్స్ కానీ, అవన్నీ ఇంకా ఉన్నాయి గానీ, అసలూ పడేయడం లాంటివేమి జరగలేదు. లే. ఇవ్వలేదు కూడా. ఆ!
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. అంటే, ఆహ్, ఆహ్, మరి ఇలివిచ్ హ్మ్. ఓహో! ఓహ్! ఓహ్! ఓహ్! మరిప్పుడూ ఆహ్, కొన్ని ఇంట్లల్లో ఆచారమేవుంటుందంటే, ఏదొక వస్తువుని వాళ్ళ వంశానుక్రమంగా ఇవ్వడము. ఇలా ఫరె ఉదాహరణకి జెప్పాలంటే, అమ్మాయిలైతే ఒక బె ఆహ్, గాజివ్వడమనో, ఒక పట్టీలివ్వడమనో, ఇలా ఏదో ఆచారపరంగా ఇవ్వడం చేస్తూ ఉంటారు. అలా మీ ఇంట్లో ఆచారపరంగా ఏదైనా వస్తువునీ ఆహ్, దాచినా సందర్భమేమైనా ఉందా?
హ్మ్. హ్మ్. అలాంటిదేమి లేదంటే అహ! అట్లాంటిదేం లేదూ. మే‌బీ మా తమ్ముడికుండొచ్చు. నా మా వరకయితే ఏమి లేవు. హ్మ్.
వారసుల కోసం. ఆహా! లేదు. ఓహ్! ఓహ్! ఓహ్! <chuckles> ఆ! నిజంగా మీరూ ఆహ్, వస్తువులని ఆహ్, వదిలెయడం ఆహ్, కి సంబంధించి వస్తువులని ఎల ఏ విధంగా దాచుకోవాలి, మీ ఆహ్, మీ ఇంపార్టెంట్, ముఖ్యమైన వస్తువులనీ ఆహ్, దాచుకోడంలో జరిగినా సంఘటనలను, అవన్నీ నిజంగా చాలా బాగా పంచుకున్నారు. ఆహ్, మీతో మాట్లాడినందుకు నిజంగా చాలా సంతోషంగా అనిపించిందండి. ఆహ్
హుహు. నాకు కూడా అండి. <chuckles>